ఆ! ఇంతకుముందు సీజన్‌లో ఉన్నోళ్ళందరూ ఈ సీజన్‌లో జేస్తా ఉన్నారు. కరెక్టే. ఒక్కొక్కరు ఒక్కొక్క సీజన్‌లో ఉంటారు గదా! యాక్చువల్‌గా అందరూ ఇప్పుడు 'ఢీ 20' వరకు యెవ్ ఒక్కొక్క సీజన్‌లో టాప్ టైటిల్ గొట్టినోళ్ళు ఉంటారు గదా! వాళ్ళందరూ ఉన్నరు. వాళ్ళతో పాటు టైటిల్ గొట్టని వాళ్ళు కొంచెం మంచి ఎంటర్టైన్మెంట్ మంచిగా జేసేవాళ్ళు పండు మాస్టర్ గానీ ఇట్లా చాలా మంది ఉన్నారనమాట.
ఉన్నోళ్ళందరూ నేర్చుకున్నట్టే. అవును. ఆ! అవును. అవును. ఇప్పుడు ఢీ జోడిలో ఏంటంటే, మనకి ఈ డాన్స్‌తో పాటు ఈ ఎంటర్‌టైన్మెంట్ గూడా మనకు దొరుకుతుంది అందులో.
హ్మ్. ఎంటర్‌టైన్మెంట్ గూడా కా హైపరాది గారును, ఇంకా నందు, ఈ మధ్యలో నందు ఉన్నాడు ఇంతకుముందు ప్రదీప్ గారు ఉండేవాళ్ళు కామెడీ ఎంటర్‌టైన్మెంట్‌కి. ఈ మధ్యల నందు ఉన్నారు గాబట్టి కొంచెం ఎంటర్‌టైన్మెంట్ కొంచెం అటు ఇటయినా సరే బానే ఉంటుంది.
అ! హ్మ్. అవును. ప్రదీప్ ఉండేవారు. అవును. అవును. ఓహో! ఇంకేమన్నా చూస్తారా మీరు? ఇట్లానే. అంటే ఫైనల్ గానీ?
ఇంకా ఇంతకు ముందు ఎస్ ఎస్‌పీ బాలు గారున్నప్పుడు 'పాడుతా తీయగా' కంటిన్యూగా జూసేవాడిని.
ఓకే. మీకు సంగీతం అంటే ఇష్టం.
ఇప్పుడు ఇప్పుడు గూడా చూస్తున్నాను బట్ అక్కడక్కడ చూస్తున్నా అనమాట. ఉ పాడుతా తీయగా. హ్మ్.
ఆహా! మీకు సంగీతం అంటే మీకు సంగీతం అంటే ఇష్టం.
ఆ! సంగీతం అంటే చాలా ఇష్టం. అంటే మ్యూజిక్ సంబంధించిన ఏ ప్రోగ్రామ్స్ అయినా నేను చాలా ఇష్టపడతాననమాట. <giggles>
ఓకే. మీకు ఇష్టమైన సంగీత డైరెక్టర్ ఎవరండి?
నాకిష్టమైన స్ మ్యూజిక్ డైరెక్టరు మన 'దేవి శ్రీ' ప్రసాద్ గారు.
ఓహో! ఆహా!
దేవి శ్రీ ప్రసాద్ గారును, ఇళయరాజా గారును. అప్పట్లో ఇళయరాజా గారు ఇప్పుడైతే 'దేవి శ్రీ ప్రసాద్' గారు.
ఓహో! ఓకే. 'దేవి శ్రీ ప్రసాద్' గారి సాంగ్సన్నీ వింటారన్నమాట బాగా.
హ్మ్. అప్పుడూ అప్పుడు బిగ్ బాస్ గూడా చూడ్డానికి అంటే 'బిగ్ బాస్' గూడా చూడ్డానికి ట్రై జేశాను గానీ అది నా వల్ల అవ్వలేదు ఇగ. వాళ్ళ రచ్చరచకి అదే ఎంటర్‌టైన్మెంట్ కన్నా మొత్తం మైండే ఎక్కువైయిపోయింది.
'బిగ్‌ బాస్' ఇప్పుడు సీజన్ నడుస్తుంది గదా!